కొంచెం మాట్లాడితే కాస్త టం సమయం గడిపితే తెలిసిపోతుంది. లేదా ఆహ్, కొన్ని కొన్ని సార్లు ఆ వైబ్ అంటారు ఇంగ్లీష్‌లో అది ఇక తెలిసిపోతుంది. సో దాన్ని బట్టి కూడా మనం ఎల్ ఆహ్ ఊహి ఊహించొచ్చు.
ఓకే. హ్మ్. <chuckles> అదెలే. అట్లా ఏవన్నా ఎక్స్‌పీరియన్సె‌స్ ఉన్నాయా? అంటే ఎప్పుడన్నా మీరు ఆహ్, ఎక్కడికన్నా ఎళ్ళినప్పుడు ఇట్లా ఆ!
జ చాలా ఉంటాయండి. నాకు తెలిసి ఆల్‌మోస్ట్ ప్రతి ఇంట్రోవర్ట్‌లో ఇలాంటి ఆహ్, సమస్య ఉంటుందనుకుంటా. ఏంటంటే పెళ్ళిళ్ళకి వాటికి వెళ్ళాం అనుకోండి. అందరితోటి కలవాలనిపించదు కానీ ఖచ్చితంగా వెళ్ళాలి. క అక్కడికెళ్ళిన తర్వాత ముడుచుకుపోతాం ఎవరెవరో పలకరిస్తూ ఉంటారు. ఆహ్, వాళ్ళెవరో గుర్తుపట్టకపోయినా సరే మనం నవ్వుతూ మాట్లాడాల్సి ఉంటుంది. ఉంటుంది సో ఇ ఇలాంటి సందర్భాలు చాలా ఉంటాయి. ముఖ్యంగా పెళ్ళిల్లు ఇలాంటి ఏవైనా కుటుంబానంతా కలవటాలు, ఆ! ఇల్ ఇలాంటివొస్తే మాత్రం కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. ఆ!
ఓహ్! ఓకే. ఆ! వెళ్ళాలి. ఓకే. మొహం మీద చిరునవ్వు అయితే ఉండాల్సిందేనా? ఓకే. ఓహ్! హ్మ్. ఓకే. అంటే మీరు మొదటి నించి ఇట్లా ఆహ్, ఎక్కువగా మీకు మీరు ఒంటరిగా ఉండడం ఇష్టపడతారా? ఫస్ట్ నుంచన్
అవునండి. అవునండి. అంటే ఒంటరిగా ఉండటం అంటే అలే అదేదో బోరింగ్‌గా గడపటం అని కాదు. నా కంపెనీ నేను బా ఎంజాయ్ చేస్తాను. అంటే పుస్తకాలు చదవటం గాని
ఓకే. హ్మ్. ఓకే. అంటే ఎలా? ఏమైనా క్రియేటివ్ థింకింగ్ అలాంటివి ఏవన్నున్ రాయడం?
అవునండి. పుస్తకాలు చదువుతాను ముఖ్యంగా పుస్తకాలు చదవటము, పాటలు వింటము, రాయటము, ఆహ్, అంటే ఎదుగుతున్న క్రమంలో చదువుకుంటున్న క్రమంలో ఇవన్నీ తర్వాత ఇప్పుడు ఆ పని మొదలుపెట్టి వృత్తిలోకి వచ్చిన తర్వాత కొత్త స్కిల్ ఏదైనా నేర్చుకోవడానికి ఆహ్, ఇంకా కొత్తగా ఏవైనా ఆహ్
ఓకే. హ్మ్. ఓకే. ఓకే. అదేలే. ఏదో కొత్తది ఆ క్రె నేర్చుకోడానికి న్యూస్ వాటికైతే
నేర్చుకోవడానికి లెతే ఎదైనా బిజినెస్ ఐడియాలొస్తాయా? స్టార్ట్‌అప్ ఐడియాలొస్తాయా? ఇలాంటి వాటి మీద ఆలోచనలు అవన్నీ కొనసాగుతూ ఉంటాయి.
ఓహ్!